అవును, మేడమ్. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాను నాకు. ఏదైతే నేను ఇది చేయాలి అని ముందే రాసిపెట్టుకుంటానో ప్రతీది టైమ్ టు టైమ్ అవుతుంది. యాంక్సైటీ ఉండదు. టెన్షన్ ఉండదు. ఆబ్ ఆ చాలా ప్రశాంతంగా నా పనేదైతే చేద్దామనుకున్నానో ప్రశాంతంగా చేసేసుకుంటాను.
ఆహా! ఓకే. ఓకే. ఓకే. మీకు కరెక్ట్‌గా అలా నిద్ర పోవడం వల్ల, మీ మెయింటైన్ చేయడం వల్ల మీకు చాలా ఆహ్, ఫ్రెష్‌గా అనిపిస్తదన్నమాట అయితే నెక్స్ట్ డే.
మనం ఏదైతే రేపు చేద్దాం అనుకున్నామో టకాటకా ప్రశాంతంగా ఏ‌గోల లైక్ ముందు మనకి చిరాకనేది తగ్గుతుంది. మనం ఎప్పుడైతే ప్రశాంతంగా పనుకుంటామో, ఒక 6 గంటల నుంచి నా నా దగ్గరకొస్తే నేను డైలీ మాక్సిమం ఒక 7-8 గంటలు పనుకుంటాను. పొద్దున్నే కాలేజీకెళ్తాను. నా దినచర్య చూసుకుంటాను. ఏదైతే ఒక రోజు ఏదన్నా
ఓకే. ఓకే.
పనుండి. నేను నిద్రపోటం ల్యాగ్ అయితే, తరువాత రోజు నీకు ఎంత లైక్ కోపంగా త కోపం త్వరగా వచ్చేయటం, ప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు డల్‌గా ఉండటం.
ఆహా! ఓకే. కాలేజీలో వాటిలో నిద్ర ఒచ్చేయటం.
అ ఆ
క్లాస్ మధ్యలో నిద్రరావటం.
అవును. అవును. క్లాస్ మధ్యలో నిద్రరావటం. ఆహ్, ఫ్రెండ్స్‌తో సరిగ్గా మాట్లాడలేకపోవటం, ఏదో డల్‌గా కూర్చున్నట్టు ఉండటం.
ఓకే. విసుక్కోవడం ఇట్లాంటియి ఉంటాయా? విసుగు రావడం ఊరుకూరికే.
అవును.
ఓకే. ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట నిద్ర సరిగ్గా పోకపోతే.
నిద్ర. నాకు తెలిసి నిద్రనేది చాలా ఇంపార్టెంట్. ఒకొక్కసారి మనం నిద్ర లేకపోతే మనమే కాదు, మీరు కూడా చాలా దాదాపు జనాల్లో అ అర్థమైపోతది మన మొఖంలోనే. ఏంటో డల్‌గా ఉన్నట్టు మొఖం అంతా పీక్కుపోయినట్టు.
ఓకే. ఆహా! ఏదో కోల్పోయినట్టూ ఉంటారు.
ఆ! మొఖమంతా ఏదో కోలిపోయినట్టు. లైక్ మ మ మనిషిని చూస్తేనే అర్థమవుతుంది. సం‌థింగ్ ఇతను బా కొంచెం సరిగ్గా‌లేడు ఇవ్వాలా. మనం మో మొదటగానే అడిగేస్తాం కళ్ళు చూసి. "ఏరా! నైట్ సరిగ్గా నిద్రపోలేదా" అని?
ఓకే. అవును. అవును. అవును. ఇలాంటివి జరుగుతూ ఉంటయి. అయితే ఇప్పుడంటే మీరిలా డిసిప్లేన్ పాటించారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు అంటే, ఎలా ఉండేది అంటే లేట్‌గా పడుకోవడం గాని ఆహ్, లేకపోతే స్ స్క్రీన్‌టైమ్ కొంతమంది నైట్ ఫోను చూస్తూ ఉంటారు, ఉదయాన్నే అలసట ఇలాంటివి అలవాట్లేప్పుడైనా నీకు సమస్యలుగా మారాయా?
అవును.

అంటే నా ఆహ్, నాకు ఆహ్, నాకు జరిగినట్టు చెప్పుకోవాలంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టేదైనా ఫ్రెండ్స్‌తో నైట్ ఔట్ చేయటం కానీ, సినిమాలకెళ్ళి రావడం కానీ, కజిన్స్‌తో ఏదైనా పార్టీకెళ్ళొచ్చినప్పుడు నాకు నెక్స్ట్ డే తరువాత రోజు నా దినచర్య చూసుకుంటాను. ఏమైనా అత్యవసరమైనయి ఇంపార్టెంటియి ఏమన్నా ఉన్నాయా?
హ్మ్. అంటే నెక్స్ట్ డే, నెక్స్ట్ డే ఎలా ఉందో దాన్ని బట్టి మీరు ముందు రోజు నైట్ ఔట్ అవి ప్లాన్ చేసుకుంటారు.
దాన్ని బట్టి నేను అడ్జస్ట్ అవుతాను. ఏదైనా అత్యవసరమైనయి ఉండేయి లేకుంటే ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిందే అటెండ్ అవ్వాల్సిందే అన్నప్పుడు. దాన్ని బట్టి ముందు రోజు అడ్జస్ట్ చేసుకుంటాను. లేదు పర్లేదు మనకి మన గురించి అంత మన నీడ్ అంత ఏం లేదన్నప్పుడేం చేస్తానంటే, చక్కగా ఒక హాఫ్ డే లీవ్ పెట్టుకుంటాను. ఒక సగం రోజు లీవ్ పెట్టుకొని, ఒకా ఎంజా
ఓకే. ఓకే. ఓకే. అలా మీరు శుభ్రంగా నిద్రని కంప్లీట్ చేసుకుంటారు.
నిద్ర శుభ్రంగా నా 8 గంటల నిద్రని కంప్లీట్ చేసుకొని, ఆ తరువాత నా దినచర్య స్టార్ట్ చేస్తాను.
అయితే ఇలా మీరు నిద్రపోవడానికి ఒక డిసిప్లిన్ పాటించడం వల్ల, మీకు ఏమన్నా లైక్ ఆహ్, ఆహ్, ఎలా చెప్పాలి ఫ్రెష్నెస్ గాని, నెక్స్ట్ డే కాన్సంట్రేషన్ పెరగడము, కామ్‌గా ఉండడం రోజంతా. ఇలాంటివేమన్నా మార్పులు గమనించారా?
చాలా గమనించాను మేడం. ఎప్పుడైతే నేను ఒక 2 సు ఆహ్, 2 సందర్భాలు చెప్తాను. ఒకటి నేను పనుకోకుండా ఎళ్ళినప్పుడు ఇ మీన్ నిద్ర సరిపోకుండా నా దినచర్య స్టార్ట్ చేసినప్పుడు. నేనెప్పుడైతే నా క్లయింట్స్‌ని మీట్ అవుతానో, నిద్ర లేనప్పుడేంటంటే వాళ్ళతో అంత ఎక్స్ప్రెసివ్‌గా నేను మాట్లాడగలిగే వాడిని కాదు. లైక్ వ ఆహ్, ఆ! తిక్క తిక్కగా ఉన్నట్టుండే. ఆళ్ళకేం కావాలో అడుగుతాం. దానికి తగ్గట్టు ఆహ్, వాళ్ళకి సమాధానం ఇస్తాం. లేదా దాని క దానికేం చేయాలో చెప్పగలుగుతాం.
ఓకే. ఓహో! కొంచెం తిక్క తిక్కగా ఉన్నట్టు అనిపిస్తది మనకి. ఓకే. ముక్తసరిగా మాట్లాడేసి ఆ! ముక్తసరిగా మాట్లాడేసి అప్ అక్కడ సమాధానం అక్కడికిచ్చేస్తాం.
అవును. అదే మంచిగా నిద్రపోయి ప్ తర్వాత రోజు బాగా ఎప్పుడైతే రిఫ్రెష్‌గేళ్తామో మంచి కాన్ఫిడెంట్‌గా ఉంటాం. వాళ్ళకవసరమైనదే కాకుండా త తదుపరిగా ఏం కావాలి? దాన్ని ఎలా చేయాలి? ఆ తరువాత వాళ్ళతో మాట్లాడడం కూడా చాలా ఇంటరాక్టివ్‌గా అనిపించేది. నచ్చేది కూడా ఆళ్ళకి. అవసరమైనంత వరకే కాదు. వాళ్ళకింకా ఏమి అవసరమో కూడా మన సైడ్ నుంచి అందించగలిగేవాళ్ళం. సో
ఓహో! ఇంటరాక్టివ్‌గా ఉండేది. ఓకే. ఓకే. అలాగా ఆహ్, మీరిలా మార్పులు చేసినప్పుడు ఆహ్, మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ గాని, ఎవరైనా గమనించి ఏంటి ఈ రోజు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నావు అని అన్నారా?